ఓకే.
మాకప్పుడేమో ప్రతి నాలుగేళ్లకోసారి ఇండియాలోని ఏ ప్రాంతానికైనా మనం లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని ఉండేది. అంటే మనం సెలవు తీసుకుని ఆ సెలవులో ఎక్కడికైనా ఒక పాయింట్‌కన్నమాట వెళ్లి రావచ్చు. అయితే గవర్నమెంట్‌లోని చాలామందేం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరూను దూరమైన ప్రదేశం, ఇప్పుడు సౌత్‌లో కేరళలో ఉన్నవాళ్లైతే అక్కడెక్కడో కాశ్మీరు లేపోతే నార్త్ ఈస్టు, అంటే దూరం లాంగెస్ట్ జర్నీ చేసుకొని ఆహ్, ఎల్‌టిసీ గవర్నమెంటేమో రైలు టికెట్లు రిజర్వేషన్ ఛార్జీలు అంతవరకు పే చేస్తుంది. మనం అక్కడ ఉండేటువంటి ఆహ్, లాడ్జింగు, బోర్డింగు ఇటువంటి వాటికి మనం ఖర్చులు పెట్టుకోవాలనమాట <sniffs> లోకల్ జర్నీస్ అవి. సో దాంట్లో
ఓకేకేకే. ఓకే. ఓకేకే. అన్ ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. అవును. ఓకేకే. ఓకే. హ్మ్. ఓకేకేకే. ఆహ్, ఓకే. జర్నీ వరకు మాత్రము ప్రభుత్వం ఆహ్, ఖర్చులు బెట్టుకుంటది. మిగతా వేరే వేరే ఖర్చులు మనం బెట్టుకోవాలన్నమాట.
ఆహ్, ఆ! మనం పెట్టుకోవాలనమాట. అయితే అవకాశం నాలుగేళ్లకోసారి ఒస్తుందనమాట. రెండేళ్లకోసారి హోమ్ టౌన్ అని ఉంటుంది అది వేరేది. మనం సొంత గ్రామానికి వెళ్లి రావచ్చు. అయితే నేనప్పుడేమో 1900 అది సుమారుగా 93 ఆ ప్రాంతంలో
ఓకేకేకే. ఓకే. ఓకే. హుహుహు.
నేనేం చేశాను ఫ్యామిలీని తీసుకొని కశ్మీర్ వెళ్ళాం అన్నమాట. కాశ్మీర్‌లోని ఆ! కాశ్మీర్. బుల్
ఓహో! కాశ్మీర్‌కి వెళ్లారు. చాలా చక్కనైన ప్రదేశం చాలా చలిగా ఉండొచ్చు గదా?
ఆ! ఆ! చలిగా అంటే అదెలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే కాశ్మీర్‌లోని సంవత్సరం మొత్తం మీదన జులై నెలలోని సమ్మర్ అనమాటక్కడ. మనకిక్కడ ఎలాగో అక్కడ కూడా అలాగే అనమాట. అక్కడేమో హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. హైయెస్ట్ టెంపరేచర్ జులై నెలలో ఉంటుంది. అయితే
హ్మ్. ఓకే. ఓకేకేకే. ఓకేకే. ఉష్ణోగ్రత ఎంతకెళ్తాదండి ఆహ్, జులై నెలలో అక్కడ?
ఆహ్, ఆ! జర జూలై నెలలోనే స్నో తోంటి 25 C డిగ్రీస్ అలా ఉంటుంది. అంటే మనకి పొగటి పూట. రాత్రి పూట తక్కువుంటుందనుకోండి. అంటే అక్కడ ఇక్కడ శీతాకాలంలో ఎలా ఉంటుందో అక్కడ సమ్మర్‌లోనే కాశ్మీర్‌లో అలా ఉంటుంది. అదే ఇప్పుడు ఈ టైంలో నవంబర్, డిసెంబర్‌లో కశ్మీర్‌కెళ్తే అక్కడ ముఖ్యమైనటువంటి ఆ! శ్రీనగర్‌లోని ఒక 'దాల్ లేక్' అని ఒక లేక్ ఉంది. <sniffs> అదేమో ఆ! వినే ఉంటారు. అది డిసెంబర్ నెలలో ఫ్రీజ్ అయిపోతుంది. అంటే అంత ఐస్ అయిపో
ఓకే. ఓకేకేకే. ఆ! ఓకేకే. చాలా చలేస్తుంది. అవునవునండి. విన్నాను ఒకసారి. అంటే మొత్తం గడ్డ కట్టి పోతది. మనం నడవలేము దాని మీద.
అది గడ్డ గట్టుకు పోతుందన్నమాట. <sniffs> అయితే ఇక్కడ మో
ఆ! అంటే అసలు సాలిడ్‌ర సాలిడ్‌గా మారిపోతుందండి నీరు మొత్తం?

ఆ! అంటే మేము వెళ్ళిందే వింటర్. మా దృష్టేంటంటే, వింటర్‌లో వెళ్ళడం కాదు. <sniffs> సమ్మర్‌లోనే వెళ్ళి, అక్కడికి వెళ్ళి రావడం అనమాట. వింటర్‌లోనేమో
ఓకే. ఓకే. అంటే మీకు వింటర్‌లోనే కుదిరిందన్నమాట. కుదిరి అలా వెళ్లారు.
ఆహ్ వింటర్ కాదు. మేము జులై నెలలో వెళ్ళాం. <sniffs> జు ఆ! జు జులై అంటే సమ్మర్‌లోనేంటంటే, జనరల్‌గా పిల్లలకి, వాళ్ళకిను కొద్దిగా హాలిడేసు అది అన్నీ ఉంటాయి. మనం వెళ్లి రావొచ్చనమాట. మళ్ళీ ఆహ్, మిగతా టైముల్లో అంటే కుదరదు. <sniffs> అది. సరే. ఇప్పుడు, సమ్మర్‌లోనే వెళ్ళాలని మా ఉద్దేశ్యం అనమాట. వింటర్‌లో వెళితే మనం ఎంజాయ్ చేయలేమక్కడ ఎక్కువగాను. అంటే అది దానికి వేరే కేటగిరీ ఉంటుంది. ఆ స్కేటింగ్‌లు చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు. మనం ఫ్యామిలీతో వెళ్ళి తిరిగి రావాలనేసి అంటే, జులై బెస్ట్ సీజన్ అనమాట. సరే అక్కడ గుల్మార్గ్, <sniffs> ఆ పైన సోన్ మార్గ్, ఆహ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ సోన్ మార్గ్ దగ్గర ఒక విచిత్రమేంటంటే, ఎప్పుడో ఒక మంచు కొండనమాట. పైనుంచి కింద పడిపోయిందది. <sniffs> ఆ! ఆహ్, ల్యాండ్ స్లైడ్ అనుకోండది. అ అది గ్లాసి ఆహ్
జులై అంటే ఓకే. సమ్మర్‌లోనే ఓక్ ఆ! ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే అండి. ఓకే. అయ్యయ్యో! అంటే మరి అది ఆ దృష్ అది ఆ సంఘటన మీరు కళ్ళారా చూసారా పడిపోతూ ఉండడం?
ఆ! అవ అవన్నీ చూసాం అది. అది మనం ఆ ప ఆ! బస్సు. ఆ! బాగుంటుంది. భయం వేయడం అని కాదు. ఆ కొండేమో విరిగి అప్పుడు పడి ఉంది. మంచు కొండ అనమాట. మామూలుగా మనం రోడ్డు పక్కన మంచు కొండ చూసామనుకోండి ఆశ్చర్యంగా ఉంటుంది కదా! చుట్టుపక్కల ఏమీ ఆ మంచు లేకుండా ఒక కొండ మట్టుకు ఉంటే ఐస్ గడ్డ పెద్దది. <sniffs> ఉంటే అది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అదొక అదొక వ్యూ అనమాట. అంటే ఆ టూరిస్టులకేమో అదొక అట్రాక్షన్.
ఓకే. ఎట్లా అనిపించిందండి మీకు? చాలా భయమేస్తది కదా? ఓకే. ఓకే. అవునవునవును. అవునవునవును. ఒక అనుభవం. అదొక మంచి అనుభవం. మంచి అనుభవం అన్నమాటది.